అవును. అవును. సో, నేను అలా ఆలోచించీ
అదే. మీరది గ్రహించుకొనీ ఇచ్చారా ఏమన్నా, సహాయం చేశారా?
ఆ! ఇంటికెళ్ళినప్పుడల్లా జెప్టోలో ఇవన్నీ ఆర్డర్ చేషేస్తుండే. <smacks lips> ఇంట్లో అంటే నేనే కిచెన్‌లోకెళ్ళిపోయి చూసేసుకొనీ, లేదంటే ఏదన్నా డ్రస్సు నేను తీసుకుంటే తనకు కూడా ఏదన్నా ఆర్డర్ చేస్తుండే. <smacks lips> ఇవన్నీ చిన్న చిన్న హెల్ప్సండి. 1000, 2000 హెల్ప్స్ అసలు పెద్ద మ్యాటరే గాదు, మనకి జెన్యూన్ ఫ్రెండ్సున్నప్పుడు. సో
హ్మ్. ఓకే. ఆ! ఓకే. హ్మ్. అంటే, నార్మల్‌గా ఇవన్నీ కూడా చెయ్యడం కూడా చాలామంది చెయ్యరండి. అందుకని సో, ఇది కూడా యాక్చువల్‌గా చిన్నదేం <giggles> కాదు. ఆ! అది కూడా ఒక మంచి రకమైన ఫ్రెండ్‌షిప్పే.
<giggles>

అంటే, వాళ్ళు కూడా మీ మెంటాలిటీకి తగ్గట్టుగా, కొంచెం నడుచుకునే వాళ్ళని చూజ్ చేసుకుంటారా?
హ్మ్, అవును. అవును. ఎగ్జాక్ట్‌లీ. సో, అంటే చూసి కూడా జేసుకునే అవసరముండదు. ఇప్పుడు ఒకరు ఇప్పుడు నా మెంటాలిటీ ఇప్పుడు నేను సడెన్‌గా పోయి ఒక దగ్గర కూర్చున్నాననుకోండి, రాండమ్‌గా. పక్కనున్న అమ్మాయి అంత వెల్కమింగ్‌గా లేకున్నా, నాకున్న వేవ్ లెంత్ మ్యాచ్ అవ్వకున్నా, లేకపోతే తనకి నాకు ఆహ్, కామన్ టాపిక్స్ అంటే ఇప్పుడు ఇష్టపడే టాపిక్స్ కూడా ఉంటాయి. హ్మ్. అలా ఏ ఒక్కటి మిస్‌మ్యాచ్ అయినా స్టార్టింగ్‌లోనే ఏమైతది అంటే, హ్మ్, నా వేవ్ లెంత్ ఎవరితో నాతో మ్యాచ్ అవుతదో చూసుకుంటాను. ఒక్కసారి మ్యాచ్ అయితే ఇంకా, అంతే ఇంకా కనెక్ట్ అయిపోతాననమాట. అలా చాలా తక్కువ ఫ్రెండ్స్ అనమాట. ఉన్న ఫ్రెండ్స్‌లో నేను చాలా అన్ ఆహ్, అంటే అంత తొందరగా కనెక్ట్ అవ్వను. బట్ కనెక్ట్ అయితే అయితే, అబ్బా! అసలు నా అంత గొప్ప ఫ్రెండే లేనన్నంత నా హెల్పింగ్ నేచరూ, అంత ఓవరు షే ఆహ్, ఓవర్ హెల్పింగ్
ఓకె. ఆ! ఓకె. అంటే, ఏదోక ఇష్టమో ఆ! ఓకె ఓకె అదే అండి. హ్మ్. <chuckles> ఓకె. అదేలెండి. ఓకె. అంటే, వాళ్ళకి కొంచెం ఏదైతే అంటే ఒక ఫ్రెండ్ ఎంత పర్ఫెక్ట్‌గుండాలో అది మీరు చూబిచ్చేస్తారనమాటిక.
ఆ! అది నేచురల్‌గానే అయిపోద్ది. నేను ఇలా అనుకోని చేయను. వాళ్ళకే ప్రాబ్లమొచ్చినా నేను చూడటము, వాళ్ళన్ వాళ్ళని ఎవరన్నా, అన్ ఏమన్నా అంటే గొడవలేదన్నా అయితే, నేను స్టాండ్ తీసుకోడము, ఆహ్, వాళ్ళకేదన్నా ఫైనాన్షియల్‌గా గావాలన్నా నేను చూడటము, వాళ్ళ రిలేషన్షిప్స్‌లో ఏదైనా ప్రాబ్లమున్నా, నేను కవర్ చేయడము ఇంట్లో. సో, ఇంకా చెప్పొద్దు అన్ని రకాలుగా నేను హెల్ప్ జేసి అంటే అహ్ అది నా ఆహ్
హుహు. ఓకెకె. ఓహో! అదేలేండి. ఓకె. అంటే మీ ఫ్రెండ్‌కి అన్ని రకాలుగా, అంటే ఒక తల్లయ్యి, ఒక తండ్రయ్యి, ఒక ఇలాగా మొత్తం అన్ని మీరయిపోతారిక.
<sniffs>